ఇంకొకసారి ఇక్కడ నేను పెద్దయ్యాక 2 ఇయర్స్ బ్యాకంతే. ఏమైందంటే నేను మా కజిను. అంటే నాకు గ్రాడ్యుయేషన్ ఆహ్, డే ఉందన్నమాట. అది ఆ గ్రాడ్యుయేషన్ డేకి. ఆహ్, వైట్ కలర్ శారీ వేసుకోవాలి. అనంటే మా అమ్మ గారి దగ్గర ఒక పాత జార్జెట్ వైట్ కలర్ శారీ ఉంది వైట్ అండ్ పింక్ అనమాట. అయితే దానికి బ్లౌజ్ లేదు. ఇప్పటికిప్పుడు బ్లౌజ్ అంటే కుదరదు. రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా! అవి తెచ్చుకుందాం అని చెప్పేసి, నేను మా కజిను ఇద్దరం వెళ్తున్నాం అన్నమాట.
ఓహ్! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్.
అక్కడ మాకు హైదరాబాద్‌లో కోటి అనే ఒక ప్లేస్ ఉంటది. అక్కడ ఒక పెద్ద బ్లౌజ్ వరల్డ్ అనేదొక ఒక పెద్ద షాపు ఉంటది. అక్కడికెళ్లి బ్లౌజె‌స్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ఒకటే బస్సు. డైరెక్ట్ బస్సు ఎక్కితే అటేళ్ళిపోతాం.
ఓకే. హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. హ్మ్.
ఆ! సరిపోతే సరే అని చెప్పి మేము ఇద్దరం వెనకాలకే కూర్చున్నాం. అంటే ఇప్పుడు మాకు ఓహ్, లేడీస్ సెక్షన్‌కి మెన్ సెక్షన్‌కి డివి డివిజన్ ఉంటది అన్నమాట. సో దానికి బాగా లేడీ సెక్షన్‌లో ఖాళీ లేతే మెన్ సెక్షన్‌ లోనే కూర్చున్నాము. అంటే క్రౌడ్ వెనుకాల ఎక్కువ లేరు అన్నమాట. అయితే, ఆ! వెళ్ళి వెనకాలే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అట్లా పడుకున్నాము. తర్వాత మెలుకువ వచ్చింది. లేగిసి నా దగ్గర అంటే అప్పుడు మాకు యూఎస్ నుంచి మా ఆహ్, పెదనాన్న గారు ఓ పర్స్ తెచ్చారన్నమాట. అది నేను వాడుతున్నాను. పర్సెంటంటే మొత్తము సిల్వర్ కలర్‌లో ఉంటుంది. మొత్తం దాని మీద స్టోన్స్ అవన్నీ ఉంటాయనమాట.
హ్మ్. ఆ! ఓకే. హ్మ్. ఓహ్! ఓకే. ఎక్కువ మంది. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్.

లేరనుకుంటా. కాలం చేశారనుకుంటా. నేను లాస్ట్ టైమ్ ఒక
ఆ! ఓకే. అంటే మీరు ఎప్పుడైతే కనిపిస్తారు.
ఆ! నేను ఐదేల్లెల్ 5ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు కనిపించరు, అప్పుడు కూడా ఆయన. ఇప్పుడు మా అమ్మగారు కూడా ఆయన్ని పలకరించారు. అప్పుడే నాకు ఈ స్టోరీ అంతా చెప్పారు. అయితే ఈయన...
ఓకే. ఓకే. ఆహా! అవునా! ఆ! హ్మ్.
ఈయన వాళ్లని గమనిస్తున్నారంట. మా వాళ్లు వీళ్లకు బ్యాగ్ రియాక్ట్ అవ్వకపోయేసరికి ఈయన ఆళ్ల బ్యాగేననుకున్నారంట.
హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. తి హ్మ్.
ఎందుకంటే మా బాబాయ్ వాళ్లు అక్కడ కూర్చుని, వాళ్ల ముందే ఆ బ్యాగ్ తీసుకొని ఏళ్లిపోతుంటే, పాపం ఈయన చూసి, "ఎవరి బ్యాగ్ ఆళ్లు తీసుకెళ్తున్నారు. వీళ్లదైతే వీళ్లు మాట్లాడే‌వారు కదా! మా బ్యాగని" చెప్పేసి అనుకోని ఆయన ఏళ్లనిచ్చారు. ఏళ్లనిచ్చిన తర్వాత మా వొళ్లు ఇంకా కంగారు పడేసరికి, "అమ్మా, నేను చూసాను ఆహ్, ఎవరు ఆహ్, బ్యాగ్ తీసుకెళ్లారో" ఆయన అంటే, గమనిస్తున్నారన్నమాట. ఆళ్లు ఎటు ఏళ్తున్నారు, ఏం చేస్తన్నారు అని, ఆయన గమనిస్తున్నారు. టెల్ "మీరు నాతో పాటు రండి" అని చెప్పి మా నాన్నగారిని, మా అమ్మగారిని తీసుకొని ఇటు తీసుకెళ్లి కళ్యాణకట్ట దగ్గర ఆళ్లు దొరికేశారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! పోన్లెండి. హ్మ్.
ఆ! దొరికేసరికి ఇంకా ఫుల్‌గా ఆ ఆయన పట్టేసుకున్నారు. ఆళ్లని పట్టేసుకొని, కొట్టారన్నమాట. కొంచెం కొట్టేసరికి మా అమ్మగారోళమజ్ "సామాను దొరికింది కదండీ! గుడి దగ్గర కొట్టడం ఎందుకని?" చెప్పి వదిలేశారు, వదిలేశారు, కానీ ఆయన మాత్రం ఆళ్లని బాగా తిట్టారన్నమాట. లావుగా ఉంటారన్నాను కదా! వ నాకు ఆయన ఆహ్, పోలీసో మరి కానిస్టేబులో లేకపోతే ఆహ్, వాచ్‌మనో తెలీదు. ఆయన మాత్రం అలా చే హెల్ప్ చేశారన్నమాట. నిజంగా మా అమ్మ
హ్మ్. హ్మ్. అవును. గొడవ ఎందుకని. హ్మ్, హ్మ్. హ్మ్. ఆ! అవును. అదే. హ్మ్. హ్మ్. ఆహా! అయితే, మీరు మరి వాళ్ల మీద ఇట్లా పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి అట్లా ఏమనుకోలేదా? పోనీ, మీ వాల్యుబుల్స్ అన్ని ఉన్నాయా ఇంతకి?
ఆ! మా వాల్యుబుల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. వెంటనే అంటే, ఆహ్, మాకు, మా నాన్నగారు వొచ్చేటప్పటికి 10 నిమిషాలు అయింది. వాళ్లు కళ్యాణకట్ట దాకా వెళ్లగలిగారు అంతే. వాళ్లు ఇలోగా వీళ్లు పట్టిం పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత మా సామాన్లన్నీ మాకు దొరికినియి. ఇంకా మా వాళ్లు అంటే, ఆయన అన్నారు, "పట్టించండమ్మా, పోలీస్ కంప్లెయింట్ ఇద్దాము, తీసుకెళ్లి" అన్నారు. కానీ మా వాళ్లు, "ఇంకా పోనీలెండి. దొరికినాయి స్వామి దయ వల్ల. ఎందుకులెండి, వదిలేద్దాము" అని చెప్పారు. అంటే, "మేము మా బ్యాగ్ అనుకుని తీసుకెళ్లిపోయామండి. మీదైతే దొబ్బేసేవాళ్లం కదా! లోపల సామాను, మా బ్యాగ్ మీప్ మీ బ్యాగ్‌తో పాటు అంటే, మేము కూడా అక్కడే బాగ్లు పెట్టుకున్నాము అది"
హ్మ్. అంతే. అంతే. ఓకే. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! ఆ! అదే. అదే. బ్యాగ్ చూసినా కూడా అవును. బ్యాగ్ చూసినా కూడా తెలుస్తుంది కదా! హ్మ్.
"అవును" అని చెప్పేసరికి, "సర్లే, దేవుడి దయ వల్ల దొరికేసింది" అని మా వాళ్లు ఇంక వాళ్లని వొదిలేసారు. "మేము కూడా యాత్రికులమెనండి. మేమెందుకు దొబ్బేస్తాము?" అని చెప్పి ఆళ్లు అన్నారు.
హ్మ్. హ్మ్. ఆ! అదే. హ్మ్, అయితే
ఇంకా ఏది నిజమో, ఏది అబద్ధమో దేవుడికే తెలియాలి అని చెప్పి మా వాళ్లు వొదిలేసారు.
ఇంకా అంతే కదా! <chuckles> అవును కొన్ని సార్లు అంతే జరుగుతుంటాయి. కొన్ని ఏంటంటే, ఇలా పుణ్యక్షేత్రాలకెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి దద్ జరిగితే కూడా దోషం పోయింది లెండి అంటుంటారు పెద్దవాళ్ళు. హ్మ్.
అవును. అదే మా నానమ్మగారు వాళ్లు అదే అన్నారు. "ఏదో దిష్టి ఉన్నట్టుంది. మనకి పోయింది దీంతో. ఏదో పెద్దది జరగాల్సింది, చిన్నదాంతో తీసేసాడు దేవుడు. ఇప్పుడు ఆ కంప్లెయింట్లు అన్నీ ఇచ్చుకుంటా తిరిగితే వద్దు. మనం దర్శనానికెళ్లిపోదాం, మన సామాన్లు ఏవీ పోకుండా, అన్నీ దొరికినాయి కదా! ఆయనే ఇప్పిచాడు" అని చెప్పి వొదిలేసారన్నమాట వాళ్లని.
హ్మ్. అవును. అవును. చిన్నదాంతో పోయింది. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయితే మీరు ఇంకొక స ఇంకొకటి 2 జరిగాయి అన్నారు కదా! ఇది ఇంకొకసారెప్పుడయింది?
అవునవును.